ఓకే. ఫ్రెండ్సే కానీ చిన్నప్పటి నుండి కాంపిటీషను.
వాడికియ వాడికన్ ఆ! ఫ్రెండ్సే. అంటే ఆహ్, ఈ తిరగడాల్లో, వాటిల్లో తిరుగుతా ఉంటాం. కానీ తిరిగినంత సేపు తిరిగి, మళ్ళీ ఒకరికొకరు తెలియకుండా చదువుకుంటా ఉంటాం.
అయ్యో బాబోయ్! <laughs>
<chuckles> అంటే ఈ చదువుకునే విషయం దగ్గరకొచ్చేసరికి మోసపోయామన్నమాట. ఒక్కసారి మాకు మేమే ఇద్దరం. ఒకసారి ఏమైందంటే, సరదాగా ఇది మాకు ఎప్పుడూ ఒక ఫన్నీ ముమెంట్ కానీ ఇదే మాకు ఒక ఆహ్, ఆహ్, పెద్ద మలుపు లాంటిది గూడా. ఆహ్, చిన్నప్పుడు 10థ్‌లో ఆహ్, సోషల్ ఎక్సామ్‌కి మాకు బాగా ఈ ఒక డేట్స్ అనేటివి వచ్చి చదివేదానికి మధ్యలో హాలిడేస్ వల్ల. మేమేం జేసాం, అందరూ చదువుకుంటూ ఉంటుంటే సోషలే గదా! అన్నట్లు కాస్త దాన్ని నెగ్లిజెన్స్ చేసి చదువుకుంటూ లేకుండా ఏదో మాట్లాడుకుంటూ అట్లా ఉన్నామన్నమాట స్కూలులో గాని. ఆ! ఏముంది వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2యే ఏ గదా! సోషల్ మొత్తముండేది. ఇంకేమంటాయి ఆ యుద్ధాలు, ఈ యుద్ధాలుంటాయి. లేకపోతే మాప్ పాయింటింగ్లుంటాయి. ఇంతకు మించి ఏముంటాయన్న, అన్నట్లు హిట్లర్లు వాళ్ళ గురించే రాయాలి గదా! అన్నట్లు అనుకున్నాం.
ఏ ఏం జరిగిందండి? హ్మ్. ఆ!
సరే ఈ కథలు చదివాం గాని కాన్సెప్ట్లు గురించి డెప్త్‌గా పోలా మేము. తీరా చూస్తే ఎక్సామ్ పేపర్‌లో కాన్సెప్ట్ డెప్త్ అడిగున్నాడు. మాకేమో పైన మాత్రమే తెలుసు, మేమింక పైన మాత్రమే రాసొచ్చాం. రాసొచ్చి ఆహ్, నేనేమో పైన పైన రాసొస్తే నాకు ఒక 10 పాయింట్స్‌కి, 7 పాయింట్స్ వచ్చాయి. అసలు 10కి 10 రావాల్సింది. సోషల్ ఎవరికి కూడా తక్కువ వచ్చాయంటే నమ్మరు. అటువంటివి నాకు తక్కువ వచ్చాయి. అంటే నేను ప్రజెంటేషన్ చేయలేకపోయాను, నాకు తెలీదు. ఎలాగా, ఏంటి డీప్‌గా అడిగితే నాకు తెలియలేదు. అంటే మనకు ఉంటాయి గదా! సబ్ హెడ్డింగ్స్ రాస్తూ, రాయాలా అన్నట్లు. సైన్స్ ఎగ్జామ్స్‌లో వాటిలో రాస్తా ఉంటాం ఎక్కువగ. సైన్స్, ఇంగ్లీష్‌లో. సోషల్‌లో కూడా రాయాలన్న విషయాన్ని నేను కాచ్ చేయలేకపోయాను. ఎందుకంటే మనం వర్క్ బుక్లు చూస్తే, పెద్ద పెద్ద పాసేజ్‌లో ఉంటాయి, ఆన్సర్‌లు గాని, అవెప్పుడు పాయింట్ పాయింట్లగా నేను చూసింది లేదు. <giggles> అలా రాయాలి అన్న ఒక ఆలో చెప్పండి.
సరిపోయింది. అవును. అవును. సరిపోయింది. అవునవును. మరి ఇ ఇలాంటి సిట్యుయేషన్ లోనండి మీరు
హ్మ్.
మీ ఫ్రెండ్‌తో కాంపిటీషన్‌గా చదువుకునేవాళ్ళు ఆహ్, 'మహర్షి' సినిమా చూసి మీరు బాగా ఇన్‌స్పైర్ అయ్యి, ఎలాగైనా నేను ఒకటి సాధించాలని అంత గట్టిగా పట్టుదలతో ఉన్నారు కదా! ఇలాగే కొన్ని సినిమాల్లోను మనకి ఆహ్, యువతని ఒక రిచ్చ్‌గా అంటే ఒక టాప్ హీరోలని ఎక్కువ రిచ్చ్ క్యాండిడేట్స్‌లా చూపించేస్తూ ఉంటారు. యువతేమో ఎలాగైనా మనం ఆ రిచ్ అయిపోవాలని చెప్పి, వీర వీరగా మైండ్ పెట్టి ఆలోచించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరెలా చూస్తారు? అంటే సినిమాని, ఒక సినిమాని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీరు ఒక మంచి తీసుకున్నారు <smacks lips> మహర్షి సినిమాలోని నాకా క్యారెక్టర్ ఇష్టం. నేను ఒక మంచిగా చదువుకోవాలి, మంచిగా టాప్ అవ్వాలని చూసారు. అలాగే చాలామంది ఏంటంటే ఆహ్, వాళ్ళ ఎ లక్సూరియస్ లైఫ్‌ని చూస్తారు. దీన్ని మీరెలా తేడా గమనిస్తారు?
అవును. అవును. హ్మ్. అవును. హ్మ్.